ఓకే. <laughs>
వాడు షాక్‌కి షేక్ అయితాడన్నమాట. అసలు ఏమి అడ్వర్టైజ్మెంట్‌లు, ఏమి గల. అబ్బా! భలే అనిపిస్తూ ఉంటదండి. నిజంగా అవి గుర్తొస్తూ ఉంటాయి. హ్మ్.
<laughs> అవును. పాత పాతవి కూడా పాత వాటితో పాటు క్రియేటివిటీ కూడా కొంచెం కొంచెం అట్లా తగ్గినా కూడా కొన్ని కొన్ని కొన్ని కొన్ని మాత్రం బానే ఉంటున్నాయి. ఇప్పటికి కొన్ని పర్లేదు.
క్రియేటివిటీ మార్చారు ఆ! కానీ ఇప్పుడు అంత లేదు. అంత క్రియేటివ్ మార్చినా కానీ అంత లేదు కానీ, ఇదివరకి మంచిగా అనిపిస్తూ ఉండేది. ఈటీ వీటి మధ్యలో మళ్ళీ ష్ టీవీ షోలు అడ్వర్టైజ్మెంట్‌లు వస్తూ ఉంటాయి. 'భలే భలే ఛాన్స్ లే!' ఒక ప్రోగ్రామ్ కానివ్వండి, 'స్టార్ మహిళా' ప్రోగ్రాము. సో, అప్పట్లో
హ్మ్. నిజమే. హ్మ్. యెస్. యెస్. అవును. హ్మ్. అవును. ఓంకార్, ఓంకార్‌గారి షో కూడా పిల్లమర్రి రాజు. <laughs>
ఆ! ఓంకార్ గారి షోలు. ఇవన్నీ భలే మధ్య మధ్యలో ఈ 'డ్రామ జూనియర్స్', 'ఆట జూనియర్స్' ఇవన్నీ కూడా వస్తూ ఉంటే మనకేంటంటే తరువాత ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ వచ్చిద్ది? ఏ రోజు? ఏ టైమ్? ఇవన్నీ మనం బాగా గుర్తుపెట్టుకునే వాళ్ళం కూడా మర్చిపోకు
యస్. హ్మ్. అవును. హ్మ్. మధ్యలో మీ టె మి మీ టూత్‌పేస్ట్‌లో ఉప్పుందా? అని మళ్ళీ ఇంకొక యాడ్.
ఎందుకంటే మనకప్పుడు ఆ! అదే కదా! అది కాక మనకి ఇదివరకు రోజుల్లో ఓటిటి‌లు ఏమి లేవు. అప్పుడు ఏ ప్రోగ్రామ్ ఏ టైమ్‌కి వస్తే మనం ఆ టైమ్‌కి చూడ్
ఆ! నిజమే. ఇంకొకటి చూసారా? ఇంకొక యాడ్ అయితే గుర్తుందా మీకు? సెన్సోడైన్ అది ఆహ్, నా పంటి నొప్పి సెన్సోడైన్ వాడండి. నా పళ్ళు నొప్పి పోయింది. అసలు ఎన్ని సార్లు ఎసాడొ అయితే సెన్సోడైన్ యాడ్ అయితే రెక్కలేని ఎన్ని సార్లు వేసాడని నేను విన్నానసలు యాక్చువల్‌గా.
<laughs> పంటినొప్పి నుంచి దూరంగా ఉండండి. అమ్మ! సాయిరామ్ అస్ ప్రొడక్ట్స్ సేమ్ ఉన్నాయి కానీ అడ్వర్టైజ్మెంట్‌లు కొంచెం అటు ఇటు చేసి కొంచెం అప్డేటెడ్ చేసి ఆహ్, ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారు అంతే.
హ్మ్. ఓకే. అంటే వాళ్ళకి సేల్ కావాలి కాబట్టి ఖచ్చితంగా చేస్తున్నారు. బాగుందండి. బావుంది. మరి మరి మీకిష్టమైన పాత టెలివిజన్ యాడ్ ఏదైతే ఉంది అనన్నప్పుడు చాలా యాడ్స్ గురించి వాటి నేపథ్యం గురించి చాలా చక్కగా వివరిచారండి. మీకు నా ధన్యవాదాలు.
అవును. అవును. <chuckles> అవునండి. హ్మ్.

<chuckles>
అమ్మో! ఇలా తిప్పితే బొమ్మరాటం లేదేంటి అనడిగిందంట. అసలు వాళ్ళ నాన్న అయితే నవ్వు నవ్వు కాదు తెలుసా? మరి ఇంక అట్లనే ఉంటుంది అప్పట్లో అడ్వర్టైజ్మెంట్‌లంటే
నిజమే. హ్మ్. అమాయకత్వం, అంత అమాయకత్వం తెలీదు కదా! పిల్లలకి.
ఆ! మరి ఈ మన ఎన్ మరి నేనైతే మా అమ్మ వాళ్ళనేమడిగేదాన్నో తెలుసా? అమ్మా టీవీ పగలడితే అందులో వాళ్ళందరూ బయటకొస్తారా? అనడి అని కూడా అడిగాను. అలా ఉంటుంది మరి మన పరిస్థితి అప్పట్లో.
హ్మ్. <laughs> ఓకే. చాలా మందికి అదే అనుభవం ఉంటుంది. అసలు వీళ్ళు వైర్‌లో నుంచి వస్తున్నారేమో! వైర్‌లో నుంచి వచ్చి డాన్స్ చేస్తూ వెళ్తున్నారేమో హ్మ్.
ఆ! అసలు ఎక్కడినుంచో మా నాన్న ఆహ్, ఎ పిచ్చెట్టు పోతూ ఉంటుంది కదా! ఇదివరకు టీవీ‌లో వెనకాల పొడుగ్గా ఉండేవి కదా! సో, ఆటిలో ఉన్నప్పుడేంటంటే వెనకాలేదన్నా మా నాన్న తీసినప్పుడు, నాన్న, ఇందులో ఏమి లేదుగా నాన్న. ఇందులో జనాలు ఎలా వస్తున్నారు మనం చూడడానికి? అని అడిగిన రోజులు కూడా ఉండేది తెల్
యెస్. యెస్. అవునవును. అవునండి. హ్మ్. <laughs> అంటే అప్పుడు యాంటీనా పెట్టడం, ఆ యాంటీనా కదల్చకుండా చూడడం. యాంటీనా ఒక డైరెక్షన్‌లో పెడితేనే పిక్చరొచ్చేది కింద. లేకపోతే గనుక పిక్చరొచ్చేది కాదు. హ్మ్.
ఆ! ఊడటము ఆ! మళ్ళీ ఏదంటే నార్మల్ చానెల్స్ పోతే అన్ని చుక్కలు, చుక్కలు, చుక్కలు, చుక్కలొస్తాయి టీవీ మొత్తం.
ఆ! మళ్ళీ సౌండ్‌గా
ఆ! ఇస్త్ అని సౌండొస్తే, తర్వాత మనకు ఆ రోజు దూరదర్శన్ తప్ప ఇంకో చానెల్ రాదు కూడా. అ ఆ దూరదర్శన్
సౌండ్ గూడా. <laughs> నిజమే. అందులో దూరదర్శన్‌లో 'చిత్రలహరి' అనే ఒక ప్రోగ్రామ్ వచ్చేది సాంగ్స్ గుర్తుందా మీకు?
'చిత్రలహరి' ఆహ్, 'అంతరంగాలు' సీరియలు 'ఋతురాగాలు' అమ్మబాబోయ్! ఏం సీరియల్సు, ఏమి గొడవ. ఆహ్, ఈ యాడ్
హ్మ్. <laughs> ఓకే. ఋతురాగాలు సాంగ్ గుర్తుందా? మీకు ఋతురాగాలు సాంగ్ అందరికి కచ్చితంగా గుర్తుంటుంది కదా!